ఆ! అంతే. <chuckles> సో ఆ! యూకేజీ అయిపోయింది అనుకుంటా. ఆ! యూకేజయిపోయింది. ఇక్కడ ఫస్ట్. సో, అక్కడా యూకేజయిపోయింది. మా నాన్నగారు అక్కడా మీరు చెప్పినట్టు టెక్స్‌టైల్సక్కడ ఫేమస్. అదే బిజినెస్ చేసేవాళ్ళనమాట అక్కడ. అక్కడ ఏంటంటే, ఇక్కడొకసారీ ఆహ్, నార్మల్‌గా ఒక కాటన్ శారీ ఇక్కడ మాగ్జిమం ఎంతుటుందండి, ఒక 250, 300
ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఆహ్, ఆ! ఏమో అండి. అంటే, చీరల గురించి నాకెక్కువ తెలీదు. ఎంతుంటది? మీ కో 250తో స్టార్టవుతదా?
అక్కడ ఒక కాట్ ఆ! ఇక్కడ. ఒకవేళ హై ఇప్పుడు మనకీ సూ ఈ గుజరాత్ కాకుండా, ఈ తెలంగాణ, ఆంధ్రాలో చూసుకోండి ఒక 250, 300 ఉంటది. లేదంటే, మీ సరే మీ షర్ట్ తీసుకోండి, ఇప్పుడు బాయ్స్ షర్ట్సే ఒక 300తో స్టార్టవుద్ది గదా? సో, అక్కడ ఎంత అంటే, స్టార్టింగ్ 150, 100 నించి స్టార్ట్. ఇక్కడా
స్టార్టింగ్ ప్రైజొచ్చేసి. అవునవునవును. అవ్ అంత చీపా అక్కడ?
ఆ! ఎందుకంటే, అక్కడనే గదా ఇప్పుడూ ఆహ్, నేసేదీ మొత్తమూ తయారయ్యేది అక్కడ గదా ఇండస్ట్రీస్.
ఓకే. మొత్తం ఆహ్, తయారీ విధా తయారీ మొత్తం అక్కడే జరిగిద్ది గాబట్టి, అక్కడ తక్కువకొచ్చేసిద్ది. అవును. నిజం. కరెక్టే.
హ్మ్. అక్కడ తక్కువకొచ్చేస్తదీ, ఇలా అమ్మడం గూడా తక్కువకెళ్ళిపోతదనుకున్ అన్ అన్ అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఎంతనో, అక్కడ కొంచెం చాలా తక్కువ. ఇప్పుడు మా డ్యాడీ ఆ బిజినెస్ చేసేవాళ్ళక్కడ. సో, షర్ట్స్ ఆహ్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్
ఓకే. అంటే మీదీ ఇట్లా తయారీ చెయటమా? లేకపోతే, తయారు చేసిన వాటిలినమ్మటమా బిజినెస్?
హ్మ్. తయారు చేసిన వాటిని అమ్మటం. టెక్స్‌టైల్స్ నించి క్లాత్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేసి తీసుకొస్తారు. తీసుకొచ్చి, అమ్మేస్తారనమాట, కానీ అమ్మడం గూడా అక్కడ వాళ్ళే గదా కొనేది. సో, అంత ఇన్‌కమ్ రా ఆహ్, అంతిన్‌కమ్ రాదు.
ఓకే. ఓకే. అవును. అంటే, అక్కడా తక్కువని చెప్పారు గాబట్టి, మీకెక్కువా ఇన్‌కమ్ ఆహ్, ప్రాఫిట్టనేది మిగలదు.
అక్కడ నించి తెచ్చిడం. హ్మ్. అవును. ప్రాఫిట్ రాదు. సో, మా నాన్నగారు ఏమనుకున్నారంటే ఆహ్, అది వలసెళ్దాము. ఆహ్, తెలంగాణలో మాకూ ఖమ్మంలో ఒక ఇల్లుంది. సో, అక్కడికెళ్దాము, అక్కడ మనకి ఫ్రెష్‌గా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, కొంచమక్కడ ప్రాఫిట్స్ ఎక్కువొస్తాయి.
ఓకే. అంటే, ముందుగల నుంచి, ఖమ్మంలో ముందే ఇల్లుందా మీకిక్కడ?

రాయడం రాదు. జస్ట్ ఏదో మాట్లాడతాను. ఎందుకంటే, అక్కడ తెలుగు
ఓకే.
ఒక సబ్జెక్ట్ ఉండదు సూరత్‌లో.
అవును. అక్కడ మీరు ఇంట్లో తెలుగే మాట్లాడుకునేవాళ్ళా మరి? అక్కడ గుజరాత్‌లో ఉన్నప్పుడు?
ఆ! ఆ! ఇంట్లో తెలుగే మాట్లాడేవాళ్ళం. బయట స్నేహితులతో అలా హిందీ మాట్లాడేవాళ్ళం. ఎక్కువ హిందీయే అక్కడ. కానీ ఇంట్లో
ఓకే. హి హిందీ‌నా? గుజరాతీ కాదా?
ఆ! గుజరాతీ కాదు. హిందీయే. అంటే గుజరాతీ మళ్ళీ వీరు అది నా చిన్నప్పుడు, నేను ఒకవేళ ఎక్కువ రోజులు ఉంటే నేర్చుకునేదాన్నేమో గానీ, అంత చిన్నప్పుడు నేను అంత గూడా నేర్చుకోలే. సో, హిన్ బయట అంటే హిందీ, ఇంట్లో వో తెలుగే మాట్లాడేవాళ్ళం. సో, అందుకే తెలుగు కొంచెం వచ్చు, నాకు మాట్లాడడము, వచ్చిన కొత్తలో. ఆహ్, ఇది నేను ఎట్లా ఎట్లాగైనా స్కూల్‌కయితే యెళ్ళాలి నేను. మళ్ళీ బిజినెసని కూర్చోలేను కదా! అంత చిన్న ఏజ్‌లో స్కూల్‌కెళ్ళాలి. స్కూల్‌లో తెలుగు సబ్జెక్ట్ ఉంటది. అది రాయాలి, చదవాలీ, ఎంత కష్టం అయ్యేదంటే అసలు నేను ఒక్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో‌ నేను స్కూల్‌కెళ్ళననేసి ఒక వారం రోజులు ఏడ్చుకుంటూ ఇంట్లోనే కూర్చుండిపోయా! ఆహ్, ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ వల్ల నాకసల అది రాయడం రాదు, అది చదవడం రాదు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునవునవును. అయ్యయ్యో! దాని వల్ల మీకది రాయటం రాకపోటం వల్ల రాయటం, చదవడం 2 రాదు కదా మీకు?
ఆ! ఓన్లీ మాట్లాడడం అంటూ వచ్చు. ఆహ్
మాట్లాడటం వరకు వచ్చు. ఓకే. ఓకే. అయితే చాలా కష్టంగానే ఉండుద్ది. మనం అట్లాంటి టైమ్‌లో స్కూల్‌కెళ్ళి మరేమో అందరూ తెలుగులో చదువు మంచిగా రాస్తారు. ఓమ్ ఆహ్, చదువుతారు. మనమేమొ చేయలేకపోతే కొంచెం మనకు కూడా నిరుత్సాహ పడిపోతాం మనం గూడా!
హ్మ్. వాళ్ళు <chuckles>